మనం చూసుకున్నట్టయితే చాలామందికి స్టైల్ అంటే గనక, వాళ్ళ దృష్టిలో అది దుస్తులకే పరిమితమైన అంశము. అలా కాకుండా స్టైలనేది ఒక మనిషి నడవడిక, అలాగే అతనెలా ఉంటాడు, అనేది ప్రతిబంబిస్తూ ఉంటుంది. అలాగే సంస్కృతి అంటే మనం చాలా వరకు కూడా భాషా, ఆచారాలు, దుస్తులు, ఆహారం ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం. అలాగే మరి స్టైలనేది కూడా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది, అన్నది ఇ ఖచ్చితంగా నిజమండి. ఇప్పుడు అలాంటి సంస్కృతి మన స్టైల్‌ని, అంటే మీ స్టైల్‌ని, ఎలా ప్రభావం చూపింది అని మీరు చెప్తారు?
హ్మ్. హ్మ్. తప్పకుండా అండి. అయితే ఇప్పుడు మన తెలుగు సంస్కృతి అంటేనే అసలకి అంటే పెట్టిందే మారుపేరనమాట. అయితే మనం విన్నామంటే, మన కవులు తెలుగు కవులే చెప్తారు. "తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది" అని. అలాగా ఆ విధంగా మన మానవుని సంస్కృతిలో, సంప్రదాయాలనేవి చాలా ముఖ్యమండి మనకి. అది ఒక్కొక్క కుటుంబం బట్టి వస్తూ ఉంటది. <smacks lips> ఇంకా మన ఆహ్, హిందూ సాంప్రదాయానికి మేము చూ చూసుకున్నట్లయితే పండగలు మన వేషధారణనేది, పండగలలో పూర్తిగా మార్పుంటది. మనం మామూలు సమయంలో మన <chuckles> ఇష్టమట్టు ఏ ఏ బట్టలైనా ఏసుకుంటాం.
హుహు. హ్మ్. అవునవును. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి.
అయితే, ఆహ్, యేసుకుంటాం, కానీ ఇప్పుడు మనం బ ఈ పండగలనేదొస్తే, ఒక పద్ధతిగా ఏ లంగావోణినో, ఏ చీరకట్టులోనో కనిపిస్తూ ఉంటాము. అయితే నేనీ <clears throat>
హ్మ్. హ్మ్. అంటే, ఈ లంగావోణీలు, పంచెలు, చీరలు అనేవి మన సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తాయంటారు?
ఇంకా మన సంస్కృతిని ప్రతిబింబిస్తేయంటే అండి. మన తెలుగు అంటే, మన భారతదేశానికి చెప్పాలంటే, చీరకట్టు అనేది ఒక సింబలని జెప్పాలి మనం. ఆ! ఇప్పుడు మన ఆచరణని ఎక్కడో అసలు కా‌ వాళ్ళకి చీరెం ఆహ్, ఎన్నీ ప్లేట్సుంటాయి, ఎంత పొడుగుంటదో తెలీ‌యనోళ్ళే మన చీర కట్టుకి అంత ఆ! <giggles> గౌరవం ఇచ్చి కట్టుకొని మురిసిపోతుంటారు వాళ్ళు. చేతులు నిండా గాజులేసుకొని, పెద్ద బొట్టు బెట్టుకోని, <giggles> ఏదో వాళ్ళకి ఒచ్చి, రాని చీర గట్టుకోని ఎంత ముద్దు ముద్దుగుంటారు. అట్లా మన వాళ్ళకొస్తే, చీరంటే చాలా ఇబ్బంది కట్టుకోవటం. <smacks lips> అంటే, ఈ ఈ మన వాళ్ళు తప్పని గూడా అనద్దు. ఎందుకంటే, ఇప్పుడు నడుస్తున్నా కాలచక్రంలో...
హ్మ్. హ్మ్. నిజవండి. ఆ! అవును. కట్టుకుని మురిసిపోతున్నారు. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవునండి.
ఉరుకులు పరుగులే ఉంటున్నాయి మనకి. ఆహ్, ఉదయం లెగవటం, ఉద్యోగాలు బస్సులెక్కడం. బస్సులు, ఉద్యోగాలు దిగటము, ఆ ఎక్కడు దిగుడు కాడే, ఆ ప్లేట్సనేవి, కుచ్ఛుళ్ళనేవి మనం జారిపడటానికి గూడా ఒక్కొక్కసారి కారణమవుతూ ఉంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవకాశవుంది. అంటే, స్ కొంచెం ఇబ్బంది పడే ఆహ్, అవకాశం ఉందండి. ఎందుకంటే, చీరనేది ఇలా ఉంటుంది గా‌బట్టి. హ్మ్.
ఆ! ఒక అవును. అవును. ఇప్పుడు మన పెద్దవాళ్ళేమంటారు? ఆహ్, ఒక పెళ్ళవగానే చీర గట్టుకున్నానే, పెళ్ళిల్లవ్వగానే వా ఒక పెళ్ళవ్వగానే ఒక సింబలేందంటే చీర. ఆ! చీరలు <giggles> గట్టుకోవాలి. లేదంటే, ఓ‌ణీలేసుకోవాలి. ఇప్పుడు ఓణీలు గ‌నిపిస్తల్లేదు గానీ, అంతకు ముందేందంటే, చీర, ఓణి.
చీర. <chuckles> అవును. అవును. హ్మ్. అవును. ఇవి రెండే అండి. పట్టు పరికిణి లేకపోతే అంతే. హ్మ్.
ఆహ్, ఇ న ఆ రెండే అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇప్పుడోళ్ళు పాపం ఉద్యోగరీత్యా ఏ పంజాబ్ డ్రెస్లో, లేదంటే కొంతమంది ఇంకా మోడర్న్‌గుంటన్నారు. ఈ జీన్సులేసుకోవటము, అలాంటివి చేస్తూ ఉంటారు. మరి జీన్సులు దాకా గాదు గానీ కనీసం పంజాబి డ్రస్సులైనా ఏసుకోవచ్చు. నా సంస్కృతి, నా స్టైల్‌కొస్తే అండి నేనైతే ఈ ఆహ్, వెస్ట్రన్ స్టైలు అంటే, ఈ పంజ్ ప్యాంట్లు, జీన్సులు ,ఈ టీ షర్టులు ఈ వాటన్నిటికి దూరం నేను. <clears throat> క ఆహా! ఆ! చూస్తా ఉంటాను. అయితే ఇప్పుడు ఇంక అట్లా గూడా నేనింక బయటికెక్కడికన్నా ఎళ్ళానంటే, ఇప్పుడేందంటే నే ఎక్కడికైనా ప్రోగ్రామ్‌కి, ఫంక్షన్‌కి ఎళ్ళామంటే వాళ్ళేం అంటే పెళ్ళిళ్ళకెళ్ళామంటే, మనోళ్ళు ఏం జేస్తారంటే చీరే, ఆడ ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తా ఉంటారు. ఇప్పుడు నా కంఫర్ట్ నాకుంటది. నేనేందంటే చీర కట్టుకుంటే, దానికి ఒక వంద పిన్నీసులు పెట్టుకోవాలి. అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కంఫర్ట్ జోనంటారు గదా! నా కంఫర్ట్ జోను నాకసలు చీర కట్టుకుంటే, అంత కంఫర్ట్ ఉండదు. కాని నాకు చాలా ఇష్టం చీరంటే.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఓకే. ఆ! మీరెక్కువ సాంస్కృతికంగా రెడీ అవ్వడానికే చూస్తారనుకుంటా. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. <chuckles> అచ్చ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
కానీ కట్టుకున్నానంటే దానికి, మళ్ళీ చుట్టూత పిన్నిసులు పెట్టుకొని ఆహ్, అంటే ఎక్కడ కనిపించకుండా, నిండుగ కప్పేస్కొని అట్లా ఏసుకోవటం నాకా
అవును. అంటే ఎప్పుడైనా సరే, ఇలాగా మీరు అనుకోకుండా చీర కట్టుకోవాలి, తప్పదు ఇంకా ఆవ్ ఆహ్, కార్యక్రమానికి మీరు చీరలోనే వెళ్ళాలననుకున్నారు. కానీ అలా కట్టుకున్నాక ఛా! అనవసరంగా చీరలో ఒచ్చాను. ఇంత ఇబ్బంది పడుతున్నానని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే అలాంటి చీర ఏదైనా ఉందా, మీకు నచ్చనిది అది?
హ్మ్. ఆ! ఆ! ఉందండి. ఫస్ట్ ఆ చీర నేను ఎప్పుడంటే కట్టుకుంది, మా <smacks lips> అక్ మా చెల్లి అనమాట. ఆహ్, మాక్ అంటే సొంత చెల్లి గాదు పిన్ని కూతురు. మా పిన్ని కూతురిది పెళ్లి సమయంలో, ఇంకందరూ చీరలు గట్టుకున్నారు. మా పిన్నేందంటే కొంచెం స్ట్రిక్టన్నమాట. ఆమె ఏదైనా మొఖాన అందరి ముందు టప్పున మాట్లాడేసిద్ది. అబ్బా! ఆమె చేత మనం అనిపించుకోవడం <chuckles> అవసరమా అని జెప్పి ఆ చీర కట్టుకొనెళ్ళాను. నాకు చీర కట్టుకుంటే ఏందంటే, <smacks lips> పట్టుకోని నడవడం అలవాటు. మనకేందంటే ఆహ్, నడిచేటప్పుడు కాళ్ళకి స్టెప్స్ అ ఆహ్, అడ్డం బడకుండా పైకెత్తుకొని నడవడం అనేది అలవాటు. బట్ కానీ, ఆహా, అందరూ ఉంటారు. ఆ సమయంలో ఎట్లుంటది మనకి ఇబ్బంది, ఇబ్బందిగుంటది గదా! అట్లా ఎత్తుకొని నడిస్తే, అందరు ఇంగ మనకు స్పెషల్ అట్రాక్షన్ మన వైపు దిప్పుకున్నట్టే వాళ్ళుందరిని. <chuckles> ఇంక అహా, అలాంటి సమయంలో కొంచెం ఇబ్బందనిపించింది నాకు. అంటే ముందుకు జ పడిపోవటము. ఆ ప్లేట్లు క తట్టుకొని. ఆ కుచ్చిళ్ళు ఇట్లా చివరి దాకా అయిపోయినీయన్నమాట. జారటం. <smacks lips> అంటే జార్ ఈ ప్లేట్సయితే ఇంగ ప్లేట్లు పిన్నీస్లు అంటే పెట్టడం సరిగ్గా కుదరక, ఆ ప్లేట్లు మధ్య, మధ్యలో నుంచి జారి, ఇట్లా కింద పడి ఇట్లా ఎల్ ఏలబడతా ఇంగ ఆ చ సమయంలో అంటే పెళ్లిళ్ల సమయంలోనే మనం అంటే ఏదో ఆ తలంబ్రాలు, ఆ కొంచెం వరకు సరేగాని, తరువాత మిగతా కార్యక్రమాలప్పుడు మనం చీరలు గట్టుకున్నాం అంటే, అస్సలకి మనం అలవాటు లేని వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఉండదు.
హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. హ్మ్. అవునవును. అడ్డం పడకుండా. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హుహు. ఓకే. హుహు. హ్మ్. అవును. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా పైగా మిగతా పనులు అసలు చేయలేమండి. అలాగా. హ్మ్.
ఆ! చేయలేము. ఇట్లా ఇంగ నాగరికత విషయానికొస్తే అండి. నాగరికత మన నాగరికత అంటే న ముందుగానే చెప్పా మీకు చీర కట్టేనని. కా అయితే ఈ చీర ఎసుకోవచ్చు
హ్మ్. హుహు. అవును. హ్మ్.
క ఎస్కో కానీ కొన్ని, కొన్ని అంటే ఈయన మన ఉద్యోగాలకెళ్ళేటప్పుడు ఇట్లా ఇలాంటి సమయంలో ఒద్దండి. అంటే చాలా వరకు, చాలా మంది నేను ఆహ్, <smacks lips> ఇప్పుడు గాదు గాని ఇంతకు ముందు బాగా మొదట్లో బాగా ఆహ్, కాదు న్యూస్‌లలో గూడా జూసా నేను.
హ్మ్. హ్మ్. హుహు.
చీరలు ఆహ్, చీర కుచ్చిళ్లు ఎళ్లి బండిలో పడటం, పైటెళ్ళి బండిలో పడి చుట్టుకొని చనిపోవటం, చున్‌డిమ్ ఆ! మెడకేసుకున్న చున్నీ చుట్టుకొని చనిపోవటం, ఇవన్నీ నేను గమనించానన్నమాట చాలా సార్లు. అయితే, ఎ సరే మనం చీరలు కట్టుకుపోయిన, ఈ పంజాబ్ డ్రెస్‌ల‌కై‌న ఇప్పుడు చున్నీలనే‌ది ఏసుకుంట ఉంటాం నీట్‌గా. ఆ చున్నీలు ఏసుకునే సమయంలో నీట్‌గా కిందకి వేలబడకుండా, కొంచెం మనం ముందే ఆ! అటు, ఇటు పిన్నిసి పెట్టుకొని, వెనక ఒక ము‌డేసి ఏసుకున్నామనుకోండి, ఇలా ఇటువంటి నుంచి మనం కొంచెం జాగ్రత్త వహించచ్చు. అంటే ఇట్లాంటివి జరగకుండా. ఇంకా ఈ
హ్మ్. హ్మ్. అవును. ఇలాంటివి జరుగుతున్నాయి. హ్మ్. అవును. అవును. అవును. పిన్ని‌సు‌లు పెట్టుకుంటే ఎక్కడ అంటే, అక్కడ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అంటే ఇప్పుడు మనకి పాశ్చాత్య సంస్కృతి ఉందండి. అది, అది మన స్టైల్ పై ఎంత ప్రభావం చూపుతుందంట‌రు? అంటే, ఇప్పుడు బయట జనరేషన్స్ కానీ ఎవరైనా ఉన్నారంటే, వాళ్ళ మీద ఎంత వరకు ప్రభావం చూపుతుందంటారు?
అవును. అయ్యో! బాగా చూపిస్తదండి. ఇంగా అంటే, బయట స్టైల్ అనేది మన వాళ్ళ మీదనా?
హ్మ్. అవును. హ్మ్.
బయట స్టైల్స్ అనే ఇప్పుడు మనోళ్ళు పాటిస్తున్న మొత్తం బయట స్టయిల్సే నండి. అంటే అహ్, కొన్ని, కొన్ని ఏమంటారు అప్పట్లో? ఆహ్, మన అంటే మన భారతదేశానికి అసలు గుర్తింపు ఏందంటే, ఒక తెల్ల వస్త్రం అని చెప్పి అనేవాళ్ళు అప్పుడు. <smacks lips> అంటే, బిఫోర్, ఆఫ్టర్ అని. ఆ! అట్లా ఇప్పుడు ఎట్లాగో మన రంగులు ప్రపంచంలో బ్రతుకుతున్నాం. రంగ్ అన్ని రంగులు వాడుతున్నాం అన్నీ ఏసుకున్నాం. కానీ, మరీ మోడర్న్‌గా వెళ్ళి, మరి అంటే ఆ! <smacks lips> అంటే చూపిస్తా, ఎ‌క్స్‌పోజింగ్‌గా ఎబ్బెట్టుగా అంతా బయటకి కనిపించకుండా ఎక్స్‌పోజింగ్ చేస్తా, అంటే ఇ ఇవన్నీ కొంచెం ఆపగలిగితే అంటే తల్లిదండ్రులు కూడా, పిల్లలకి ఒక <smacks lips> గైడెన్స్ అనేది ఇవ్వాలండి. వాళ్ళని ఆహ్, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి. <smacks lips> ఇట్లా ఉండొద్దమ్మా ఇట్లా కొంతమంది పేరెంట్స్ చెప్తారు. ఎ కొంతమంది పేరెంట్స్ ఏందంటే, ఇట్లా, ఇట్లా ఉండద్దమ్మా, ఇట్లా ఉండాలి మీరు ఆ! బయట ఏందంటే, చూసే కన్నులనేవి అన్నీ ఒకేలాగా కనిపించవు వై ఆహ్, ఇప్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ గుడ్ టచ్, బాడ్ టచ్ అని చెప్పి బాగా చూ‌ప్ చూపించారు మనకి.
బైట స్టైల్సే. హ్మ్. హుహు. అవును. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఎబ్బెట్టుగా కనిపించకుండా ఉండా హ్మ్. హ్మ్. హ్మ్. ఇవ్వాలి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అన్ని ఒకేలా ఉండవు. అవును. హ్మ్. అవునండి పిల్లలకి చిన్నప్పటినుంచే ఈ ఎడ్యుకేషన్ అది అనేది ఇవ్వడం జరుగుతుంది. అయినా ఇది ఇవ్వడాం ముఖ్యమనే చెప్పాలి. నిజంగా ఎందుకంటే పిల్లలకి అ అప్పటినుంచే మనకి ఇలాంటివన్నీ నేర్పించడం వల్ల వాళ్ళకంటూ ఒక అవగాహనొస్తుంది.
అవును. ఇంకా ఇట్లా అవగాహనొస్తది. మనం ఏందంటే ఈ ఈ వాళ్ళకి చెప్పటం వల్ల ఏందంటే ఒక వ్యక్తి మన వాళ్ళనే విధంగా పట్టుకుంటున్నారో ఏదో వాళ్ళకి తెలిసిద్ది. ఆ ఈ దుస్తుల విషయంలో కూడా అండి వాళ్ళకేది మంచిదో, ఏది చెడో మనమే ముందు ఆలోచిచాలి తల్లిదండ్రులుగా.
హ్మ్. హ్మ్. అలాగే చెప్పుకుంటూ వస్తే మీరన్నట్టు అదెలా చెప్తున్నామో ఇది కూడా అలాగే చెప్తే గనుక వాళ్ళు అర్థం జేసుకుంటారు పిల్లలనేవాళ్ళు.
ఖచ్చితంగా అండి. గ ఎ అర్థం చేసుకోవటమే గాదు. ఆహ్, ఇప్పుడు అన్నదమ్ముడు ఉంటాడండి. అన్నదమ్ముడు ఒక చెల్లెలు ఉండారు. ఇప్పుడు ఒక అన్నదమ్ముడొచ్చి పక్కన అమ్మాయిని ఎలా అయితే కామెంట్ జేస్తున్నా మన పక్కన ఉన్నప్పుడె మన అన్నలు వేరే అమ్మాయిల్ని కామెంట్ జేస్తూ ఉంటారు మనం గమనిస్తే. అంటే నా విషయంలో అయితే జరగలేదు. కానీ నేను చాలా మందిని చూసాను. <clears throat> వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటమ్మాయిల్ని కామెంట్ జేయటం, వాళ్ళ బట్టల్ని <smacks lips> ఆహ్, కామెంట్ జేయటము అలా చేస్తా ఉంటారు. ఆ ఇప్పుడు హ్మ్, ఆ! ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. అది కూడా తప్పే అండి ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో చెల్లి, అక్క ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించాలి. హ్మ్.
ఆ! ఇప్పు ఇప్పుడు మీ మీ అన్న నువ్వు ఎదుట అమ్మాయిని ఎట్లా కామెంట్ జేస్తున్నాడో, నిన్ను ఇంకొకడు అలాగే కామెంట్ జేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మన లిమిట్స్ అంటే మనం ఇది జూసి నేర్చుకోవచ్చు. అంటే మ ఇప్పుడు మా అమ్మాయి బట్టలు అలా ఉన్నాయి కాబట్టి అన్న అట్లా అంటున్నాడు. అంటే నా బట్టల వస్తద వస్త్రాధారణ కూడా అలా వేసుకుంటే నన్ను కూడా అలాగే మాట్లాడుతారు గదా! కాబట్టి నేనొక పద్ధతిలో ఉంటాను. మరి అలా అని జెప్పి నానమ్మలు, అమ్మమ్మ కాలం ఫాలో అవ్వమని ఎవరు చెప్పరండి.
హ్మ్. కచ్చితంగా. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. నిజమే మీరన్నది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు వస్త్రధారణలోనే ఉంది. అందుకే కామెంట్ చేస్తున్నారు అని అనుకోవడానికీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకా, ఒక కమ్యూనిటీ వాళ్ళున్నారు. వాళ్ళంటే పై నుంచి కింద వరకు మొత్తం కప్పుకునే తిరుగుతుంటారు. కానీ అలాంటి వాళ్ళని గూడా కామెంట్ చేస్తున్నారు. ఆఖరికి ముసలమ్మ వాళ్ళని కూడా కామెంట్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదైనా సరే అది ఆహ్, వాళ్ళు వేసుకున్న వేషధారణను బట్టి కాదు. వీళ్ళలో ఉన్న వ్యక్తిత్వమే అలా ఉంది. అది ఒక మెచ్యూరిటీ లేని వ్యక్తిత్వం. హుహు.
ఆ! హ్మ్. అవును. అవును. అవునవును. అంటే ఆ! కాకపోతే ఇప్పుడు జీన్స్ అనేదేసువచ్చు. కాకపోతే ఆ జీన్స్ మీదేసే టాప్‌కి గూడా ఒక ఇంపార్టెంట్ ఇయ్యాలి. ఒక పద్ధతిగా వేసుకోవాలి. అంటే మీకు బయటకి కని నీ శరీర భాగాలనేది బయటకి కనిపిచ్చనంత సేపు బానే ఉంటదండి. ఏదైనా ఎప్పుడైతే కనిపిస్తదో అప్పుడే మాక్ కొన్ని మాటలు మనకినిపిచ్చకపోవచ్చు. ఆహ్, ప్ కొన్ని చు ఆ! కొన్ని చూపులైతే మన మీద ఖచ్చితంగా పడతాయి చెడు చూపులనేవి. వాటినన్నిటిని భద్రం జేయాలంటే మనం కాపాడాలి. ఇంగ మన సంస్కృతిలో ఈ గుళ్ళకెళ్ళటము, ఇంకా పండగల సమయంలో ఈ వనభోజనాలని ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో అయితేనండి ఒక పద్ చీర కట్టుకోవాలనేం లేదు ఒక పద్ధతిగా ఏ పంజాబ్ డ్రెస్సో వేసుకోవటము నీట్‌గా యెళ్ళామంటే చాలు. మనకంటూ ఒక పద్ధతుంటది
హ్మ్. అవునండి. అవును. నిజం. హ్మ్. ఖచ్చితంగా వినిపిచ్చడం మా మొదలవుతాయి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునండి. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ట్రెండ్సున్నాయి గదండీ! అవి మా మన వ్యక్తిగత స్టైల్‌ని ఇప్పుడు నియంత్రిస్తున్నాయని అనుకుంటామా? అంటే ఎక్కువగా అందులోనే చూసి ఫాలో అవుతున్నారు గదా! అందరూని. హ్మ్. హ్మ్.
హ్మ్. అవునవును. ఇప్పుడు నేనే ఉన్నానండి నా విషయానికొస్తే నేను సోష్ నేనెక్కువ షాపింగ్ జేశానంటే నేను ఆన్‌లైన్‌లోనే <giggles> చూస్తా ఏ 'మింత్రాలోనో', ఏ 'ఏజియో‌లోనో' నేనెక్కువ షాపింగ్ జే 'లైఫ్ స్టైల్'. ఇలాంటి వాటిల్లో ఎక్కువ చూస్తా ఉంటా. కాకపోతే నేను వెస్టన్ లుక్ అయితే నేను చూస్ చేయను. ఎందుకంటే నాకిష్టం ఉండదు అలాంటి బట్టలు వేయటం. అంటే మ దాన్ని చూస్ చేసి సెలెక్ట్ చేసుకునేది దాన్ని మనం కావాలనుకోవాలంటే అది మనలో ఉంటది.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇప్పుడు నేను అన్
అవునండి. అంటే మన మైండ్ సెట్‌ని బట్టి ఉంటుంది.
మైండ్సెట్‌ని బట్టి వ మొ ఎవరో వచ్చి నువ్వు తీసుకో తీసుకో అంటే నేను తీస్కోను. నాకెదిష్టమో నేను అదే తీసుకుంటాను. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు నన్ను "రా నువ్వు కూడా జీన్సులు ఎస్కో. టి షర్టులు ఎస్కో" అని. లేదు. నేను పెరిగినాది వేరు. నేను పెరిగిందేంది ఒక పంజాబ్ డ్రెస్ మాత్ర త గౌన్లు స్ పే లాంగ్ మిడ్డీస్ అంటారు గదా! అవి. ఆహ్, ఆహ్, వాటిలో పెరిగా నేను. ఒక వయసు ఇక ఫ మొదట్లో పంజాబ్ డ్రెస్సు వెసేదాన్ని. త్ ఏవంటె అన్ని క్లాతులు ఎసేదాన్ని అండ్ అప్పుడు ఏం చేసేవాళ్ళం మనం కరెక్ట్‌గా బాడీ మెజర్‌మెంట్స్‌తో కుట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక వయసు వచ్చింది ఇప్పుడు నాకు. ఈ వయసులో నేను బాడీ మెజర్‌మెంట్ నాకు కంఫర్ట్ అనిపించట్లేదు. ఇప్పుడు ఈ ఏజ్‌లో పెళ్లి అయ్యి నాకు ఒక వయస్సు ఒచ్చింది కాబట్టి ఈ టైంలో నేను లూజ్‌గా ఏసుకుంటాను. <smacks lips> అంటే లూజ్‌గా ఎసుకోవడం వల్ల కొంతమందంటారు. లావుగా కనిపిస్తారు అని! కానీ నాకు కంఫర్ట్ అది.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హుహు. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. అదే. అంటే మీరు స్టైల్ కన్నా ఎక్కువగా మీ కంఫర్ట్‌కి ఇ ఇంపార్టెన్స్ ఇవ్వడమనేది జరుగుతుంది. హ్మ్.
ఆ! అవునండి. చాలా. అండ్ కంఫర్ట్ అనేది ఉంటేనే నేను నలుగురిలో ధైర్యంగా నేను ఏం జేసికి ఇప్పుడు ఆహ్, మనకెట్లుంటదంటే మనకి ఇబ్బందికరమైన దు దుస్తులేసుకున్నప్పుడు ఇట్లా లాక్కోవటం! ఇటు పిక్కోవటం! <chuckles> ఇటు ఈ ఎట్లుంది? ఎవడైనా చూస్తున్నాడ? ఇంక ఇదే ఉంటది. కావాలంటే <chuckles> మీరు ఎవరినైనా గమనించండి. అంతెందుకండీ ఇప్పుడు మన సోషల్ మీడియాలో లేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీ ఫంక్షన్స్‌లో వాళ్ళ డ్రెస్సులు వాళ్ళకే ఇబ్బందిగా ఉండి పిక్కుంటా ఉంటారు. <smacks lips> అంటే <chuckles> ఆ టైమ్ వాళ్ళకేందంటే ఖచ్చితంగా కావాలి. వాళ్ళకి మంచి మంచి రోల్స్ రావాలంటే వాళ్ళు వాళ్ళు అలా చేస్తేనే వాళ్ళకి ఆ రోల్సనేది వస్తది. వాళ్ళు వేరు. అంటే వాళ్ళకి తి వాళ్ళ పొట్ట కుట్టి కోసం వాళ్ళు చేసే ప్రయత్నం అది. కానీ మనకెందుకు? మనమేమన్నా ఏ సెలబ్ర <chuckles> మనమేమన్నా ఏ స్టేజ్ ఎక్కాలి మనం. <chuckles>
హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> అవును. హ్మ్. హ్మ్, హ్మ్. అవును. అవునండి. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. కాదు. అవును. అంటే మీరన్నట్టు స్టైలనేది ఒక వ్యక్తిగతంగా వాళ్ళు చూజ్ చేసుకునే ఆప్షనయితే గనక ఈ సంస్కృతి, సంప్రదాయాలనేవి వాటికి పరిమితిని విధించడం మంచిదే అంటారా?
చాలా అండి. సంస్కృతికి మన స్టైల్స్‌కి ప్ర ఆహ్, చాలా ప్రభావితం చేస్తాయండి. ఎందు అదే నేను చెప్పాను గదా! దృష్టి మనల్ని చూసే దృష్టి కూడా మంచిగా ఉండాలి. ఆ దృష్టనేది మన వైపు చెడుగా చూసిందంటే ఆహ్, ఆ చెడుకి దారి తీస్తది అని చెప్పి ఎన్నో విన్నాము. ఎన్నో న్యూస్‌లలో చూసాం మనం. కాబట్టి మన లిమిట్స్‌లో మనం. అంటే ఒక పద్ధతిగా వెళితే ఏవి జరగవండి. మన పాటికి మనం ఉంటె. ఇట్లా ఎన్నో మన క్రైమ్స్ జరుగుతా ఉన్నాయి. ఈ బట్టలు, ఈ దుస్తుల వలన జరిగే కొన్ని కొన్ని. ఈ య ఇయన్నీ కొంచెం కంట్రోల్ జేయాలంటే మన సంస్కృతికి మనం కొంచెం వాల్యూ ఇవ్వాలి. వాటిని పట్టి మనం పోవాలి. నువ్వేస్కో మోడర్న్ డ్రెస్ ఎస్కో తప్పు లేదు. కాపోతే కొంచెం నిండుగా పద్ధతిగా ఏసుకుంటే అది అందరికి బావుంటది.
హ్మ్, హ్మ్. అవునవును. హ్మ్. చూసాం. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. మనం పోవాలి. హ్మ్. హ్మ్. అవునండి. చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఏంటంటే ఈ సంస్కృతి అనేది ఉండడం వల్లే చాలా వరకు కొంతవరకు రక్షింపబడుతున్నామో మనం అను అనిపిస్తూ ఉంటుంది. అదే గనక లేకపోయుండుంటే మనకి ఇప్పటికి ఈ ఇంకా ఎన్ని దారుణాలు చూసేవాళ్ళమో ఏంటో గానీ. హ్మ్. ఆహ్, మీరు చెప్పింది చాలా వరకు నిజం. సంస్కృతి అంటే స్టైల్‌పై ప్రభావం చూపిస్తదా అనేది అక్షరాల నిజం. మీతో మాట్లాడడం ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ తప్పకుండా కలుద్దామండి.
హ్మ్. అవునండి. నిజం. అవునా! నాక్ హ్మ్, నాకు కూడా అండి. మీతో నా సంస్కృతి నా స్టైల్ గురించి నేను మీతో వివరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అడిగిన ప్రశ్నలు కూడా ఇవి అందరికి ఆహ్, అవి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. మళ్ళీ మరొకసారి కలుస్తా మిమ్మల్ని.
హ్మ్. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.